దీని వల్లసలూ, పర్యావరణం మొత్తం కాలుష్యానికే ఎక్కువ ఇబ్బందవుతుంది, గాలి శాతం కూడా తగ్గిపోతంది, గాల్లో ఉండే ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతంది. మీరన్నట్లు చూస్తే, ఈ వీళ్ళు దేనికుపయోగిస్తన్నారంటే, ఈ పరిశ్రమలకి, ఫ్యాక్టరీలకి ఉపయోగిచ్చి హ్మ్. దాని వల్లా అసలా వెలువడతాయి విషాయ విషాయక విషపూరితమైన రసాయనాలు ఇటువంటివి చాలా.
అవునండి. అవునండవును. ఊర్నే అవునండి. అవునవును. అవునండవును. అయితే, ఇప్పుడూ నేనూ ఎక్కువుగా పకృతిలొ నాకు బాగా గుర్తుండిపోయింది చెప్తానండి, నా జీవితంలో. నేనూ... చిన్నతనంలో చదువుకుంటన్నప్పుడు, ఐదో క్లాస్‌లో నేను చదువుకుంటన్నప్పుడండీ, ఆహ్, మా నాన్నగారికి షుగరనేదీ ఒచ్చిందండి. అయితే, ఈ షుగర్ తగ్గడానికీ, ఉప్పయితే ఎక్కువగానో మనకీ, మెడిసిననేది ఎక్కువుగా అందుబాటులో ఒచ్చేసిందండి. అప్పుడులో అయితేనండి
హ్మ్. అంటే, టా ఆ! టాబ్లెట్‌ల రూపంలో అంటన్నారా ఇప్పుడు? హ్మ్.
అవునండి. అవునండవును. అయితే, ఇప్పుడొచ్చేసింది. అప్పుడూ షుగర్ తగ్గడానికెక్కువగా ఏమన్నారండి! ఆకుకూరలు వాడమన్నారండి, చుట్టుపక్కల మనకి కొన్నీ ఇక్కడా న్యాచురల్‌గా పండే ఆకులుంటయండి.
చిన్న చిన్నయి. ఆ! ఆకులు కూడా, జిల్లేడాకులని, కొన్ని కొన్నాకులినీ ఆహ్, రసం పిండి రాస్తారు కదండీ.
అవునండి. కానీ, ఇక్కడా మనకీ ఇక్కడ పల్లెటూర్లో కొన్ని, మనం ఏమి పెంచకుండా, ఆటంతటయ్యే పెరిగే మొక్కలు కొన్నుంటాయండి. అయి మనలి తెలీదు, ఏయో పిచ్చి మొక్కలనుకుంటామండి, కానీ కొంతమంది చెప్తారు, ఇది మంచిది, ఇలా చెప్పినప్పుడయ్యి నేనూ చూసానండి. మనం ఇంకోటండి, నాకు బెష్ ఆహ్, అనుభవమేంటంటే అండి, ఆహ్, అరటి చెట్టుంటంది కదండి, అరటి చెట్టుకు గెల కాసిన తర్వాత, మనం నరికేస్తాం దాని చెట్టుని.
హ్మ్. నిజంగా. అవునండి. అవును. ఆ! అవును. ఇంక ఒక గెల తరవాతా, అదింక ఉపయోగపడదూ అనేసంటంటారు. అవును.
అనుకుంటారు, కానీ అది నరికేసిన తర్వాతండీ, ఆ చెట్టు లోనండి, ఒకా మనకొక లైట్‌లాగొకటుంటదండి. లోనంతా మొత్తం పైనున్నయన్నీ
అంటే అరటి దప్పండీ?
ఆ! లోనుంటదండి. అయా చెట్టుకి పైన ఆహ్, దానీ అదేంటి, లేయర్సుంటాయి, ఆ లేయర్సన్నీ తీసేస్తే, లోనొకటది ట్యూబ్ లైట్‌లాగొకటుంటదండి.
హుహు. హ్మ్. హ్మ్.